అంటే నార్మల్‌గా రాత్రీ ఆహ్, పడుకునే ముందు ఫోన్ వాడడం గురించి మీ అభిప్రాయమేమిటంటారు?
ఆహ్, రాత్రి పడుకునే ముందు స్క్రీన్ టైమ్ ఉండడం వల్ల నిద్ర అనేది చెడిపోతుందండి. ఆహ్, ముఖ్యంగా నేనీ ప్రాబ్లమనేది చాలా ఫేస్ చేశాను. ఆహ్, ముఖ్యంగా ఈ కోవిడు, ఈ ఆహ్, జియో ఆహ్, 4జీ ఇవన్నీ రావడం తర్వాత ఎక్కువుగా ఫోన్ యూసేజనేది ఎక్కువైపేంది. యూట్యూబ్‌లో కంటెంట్ గూడా ఎక్కువైపేంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ రావడం వల్లా, ఇంకా ఫోన్ ఏమేన్ ఏముంది షార్ట్సే కదా, 10, 15 సెకండ్స్‌లో ఒక షార్టయిపోతుంది అననుకుంటాం, కానీ ఆ షార్ట్సు స్క్రోల్ చేస్తూ చేస్తూ ఆటోమేటిక్‌గా టైమే తెలీకుండా 3, 4 అవర్స్ ఈజీగా అయిపోతది. అయితే, చాలామంది గూడా డే మొత్తం బిజీ బిజీగా ఉంటారు కాబట్టి, ఆ సరే కాసేపు రిలాక్సవుదాము, నిద్రపోయే ముందు కాసేపు ఫోన్ చూద్దాము అని అనుకుంటారు, కానీ ఫోన్ గనక చూస్తే, అది ఏమైతదంటే, పన్నెండైతది, ఒకటైతది, రెండైతది. ఇంతకుముందూ ఆహ్, ప్రజలందరూ ఆహ్, జనాలందరూ ఇట్లా 11 మ్యాక్సిమం ఆ టైం వరకల్లా పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫోన్ చూస్తూ చూస్తూ రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. అసలు ఆ టైమ్‌కి అంతే లేకుండా బోతుంది. ఇట్లా నైట్ నిద్ర లేకుండా ఉండడం వల్ల, ఆహ్, ఎట్లా అంటే, ఒక పూట తినకపోయినా పర్లేదు గానీ, రాత్రి మాత్రం నిద్ర సరిగ్గా లేకపోతే, మార్నింగసలు పనులు ఎఫెక్టివ్‍గా నడవనే నడవవు.
హ్మ్. ఓకే. హ్మ్. హుహు. అవునవును. ఓకే. ఆహా! హ్మ్. అవునవును. అవును. అవునవును. అవునవునండీ. వాస్తవం. హ్మ్. హ్మ్. అవునండి.
అయితే ఆ! చెప్పండి.
అట్లనే ఇప్పుడు హ్మ్. అట్లే అట్లనే ఇప్పుడు నార్మల్‌గా ఆహ్, పడుకునే ముందు ఫోన్ వాడడం <smacks lips> అంటే మీ మూడ్‌ని ఆహ్, ఎలా చేంజ్ చేస్తుంది?
అంటే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందనుకోండి. ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీసో, లేకపోతే ఆహ్, ఏదైనా వెబ్ సిరీసో అలా ఉందనుకోండి. లైక్‌దంటే అంటే సోషల్ మీడియా ఆహ్, ఫీడ్, ఫీడ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, ఫేస్‌బుక్ ఫీడ్ ఉంటుంది. షాట్స్ ఉంటాయి. ఇలా చూస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్‍గా ఆ ఆది ఇంట్రెస్ట్‌తోటి ఎక్కువసేపు చూసేస్తూ ఉంటాము.
ఓకే. హుహు. హుహు. హ్మ్. అవునవును.
హ్మ్. దాని వల్ల నిద్ర చెడిపోవడమే కాకుండా, ఆహ్, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. కంటి కింద బ్లాక్ హెడ్స్ అలా రావడము, లేదు యాక్టివ్‍గా మో డే మొత్తం యాక్టివ్‍గా ఉండలేకపోవడం, పనులన్నీ కూడా ఎఫెక్టివ్‍గా చేయలేకపోవడము, ఊరుకు ఊరుకునే చిరాకు, ఫ్రస్ట్రేషన్ రావడము. ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి.
హ్మ్. అవునండి. డెఫనెట్‌గా వస్తాయి. హ్మ్. అవును. అవును. హుహు. హ్మ్.
హ్మ్.
అంటే, ఇప్పుడు నార్మల్‌గా ఫోన్ యూస్ చేసినప్పుడు, మనకి <smacks lips> మన యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన, ఒక టైమ్‌కి చేయాల్సిన యాక్టివిటీ అన్ని మరొక టైమ్‌కి చేస్తాం. అలా మీ లైఫ్‌లో ఏమైనా జరిగిందా?
హ్మ్. ఆ! జరిగిందండి. ఇప్పుడు ఫోన్ వాడే ఆహ్, వాడుతూ నైటంతా ఉండడం వల్ల, మార్నింగ్ ఏమయ్యేదంటే, ఎ ఎట్లైనా ఎర్లీగా లే లేవాల్సొచ్చేది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్‌కి పంపడం గానివ్వండి, హస్బెండ్‍ని ఆఫీస్‌కి పంపడం గానివ్వండి, ఇవన్నీ చేయాల్సొచ్చేది, మార్నింగే లేసి. ఇక కష్టమైనా లేసి, చేసి వాళ్ళనందరిని పంపిచ్చిన తర్వాత ఇగ నిద్ర పోయేదాన్ని. ఇక నైట్ నిద్ర లేదు కదా! నిద్రపోవడం వల్ల, నేను డే టైమ్‌లో చేసుకునే యాక్టివిటీస్ అన్నీ పోస్ట్‌పోన్ అయ్యేవి. అలా బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవ్వడం లంచ్ లేట్ అవ్వడం అదంతా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపియడం. ఈ ఇట్లంతా జరిగిందనమాట. ఇగ అప్పుడు లేదు ఇదంతా బాలేదు అని చెప్పేసి, కొంచెం ఫోన్ వాడకం తగ్గియడం అలా చేస్తూ వచ్చాను.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆహా! ఓకే. ఆ! ఓకే, ఓకే. ఓకే, ఓకే. అంటే మీరు బెడ్ టైమ్‌లో ఎక్కువగా ఏ యాప్ ఏ యాప్స్ వాడడానికి చూస్తా ఉంటారు.
ఎక్కువగా యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, యూట్యూబ్ ఆహ్, చూడ్డం, ఏదైనా మూవీస్ చూడ్డము, లేదు అంటే వాట్సాప్ స్టేటస్ ఇవి చూడ్డము, వాట్సాప్ మెసేజెస్ చూడ్డము ఇట్లాంటివి చూస్తూ ఉంటాను.
హుహు. ఓకే. హుహు. హుహు. అంటే మీకు రాత్రి ఫోన్ వాడకం ఒక కంఫర్టా? లేకపోతే హాబిట్‌నా అది?
అది యాక్చువల్‍గా ఆహ్, 2 అని చెప్పుకోవచ్చు. కంఫర్టబుల్‌గా చూడొచ్చు. నైట్ టైమ్ గాబట్టి, ఎవరి డిస్టర్బెన్స్‌ ఉండదు. ఆహ్, పనులన్నీ అయిపోయి కాసేపు రిలాక్స్ అవుతున్నట్టు ఉంటది. ఆహ్, అలా చూస్తూ ఉండడం వల్ల, అదొక హ్యాబిట్ లెక్క అయిపేయింది. ఓకే రోజు ఆహ్, నైటైతే ఇగ నిద్రపోయేటప్పుడు ఫోన్ చూడడం, అదొక హ్యాబిట్ లెక్క అయిపోయింది.
ఓకే. హుహు. హ్మ్. ఓకే. ఓకే. అట్లనే ఇప్పుడు మీకు ఫోన్ వల్ల ఎప్పుడైనా రాత్రి ఆహ్, నిద్ర పూర్తిగా కోల్పోయారా అట్లా?
హ్మ్. ఆ! పూర్తిగా కోల్పోయిన సందర్భంలో ఏం లేవు. కానీ ఆహ్, చాలా వరకైతే నిద్ర కోల్పోయిన సందర్భాలున్నాయి. ఆహ్, అంటే నిద్ర వస్తది కదా ఆటోమేటిక్‌గా ఒక, 12 దాటిన తర్వాత నిద్ర వస్తూంటది. అట్లని చెప్పి బలవంతంగా ఫోన్ జూసినా కూడా ఆహ్, అంత ఎఫెక్టివ్‍గా చూడలేము. ఇగ నిద్ర వచ్చినప్పుడు ఇగ తీసి పక్కన పెట్టి పడుకోవడమే.
హుహు. అవునవును. అవునండి. అంటే ఇప్పుడు ఆహ్, స్లీప్ వర్సెస్ ఫోన్ అంటారు కదా అట్లా. అంటే మీరు ఏది ముఖ్యం అనుకుంటారు?
హ్మ్. నిద్రనే ముఖ్యం అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆహ్, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశా కాబట్టి ఫోన్ వల్ల. ఆహ్, ఇప్పుడు నిద్రనే ముఖ్యం అనుకుంటా. ఎందుకంటే నిద్రపోతే నేను డే టైమ్ యాక్టివిటీస్ అన్నీ ఎఫెక్టివ్‍గా చేసుకోవడం కుదురుతుంది. ఆహ్, మార్నింగ్ లేవడం ఫ్రెష్‍గా లేవడం స్ట ఆహ్, కుదురుతుంది. లేదంటే చిరాకు చిరాకుగా ఉండి డే మొత్తం స్పాయిల్ అయిపోతుంది.
అది ఎందుకు? హ్మ్. ఓకే. అవునవునండి. అది ఎట్లంటే రాత్రి కరెక్ట్‌గా నిద్ర లేకపోవడం వల్ల అది అట్లా అయిపోతుంది కావచ్చు.
హ్మ్. హ్మ్, హ్మ్.
హ్మ్. <smacks lips> అంటే ఇప్పుడు ఫోన్ లేకుండా రాత్రి పాజిబుల్ అవుతుందా మీకు?
ఆహ్, అవుతుంది. ఒక్కోసారి ఫోన్ లేకుండా నేను హాల్‌ లోనే మర్చిపోయి వచ్చి నిద్రపోతా అనమాట. ఇగా ఫోన్ చూడ్డానికి ఫోన్ చూస్తే, ఉండదు అక్కడ. ఓహ్! హాల్‌లో ఉంది కదా! అని ఇగ ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళి ఆహ్, తీసుకొని అవసరమా అని చెప్పేసి అట్లనే నిద్రపోతా.
హుహు. హుహు. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చేషినాం. ఇక దానికెందుకు పోతాం అన్నట్టు వదిలేస్తారా?
హ్మ్. ఆ! వదిలేస్తాను. అవును.
అది మంచి విషయం అండి అది.
హ్మ్.
అంటే, ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు రాత్రి ఫోన్ వాడడం నిజంగా రిలాక్సేషన్ ఇస్తుందా? లేక మనకి ఆహ్, ఎలా అనిపిస్తుంది?
అంటే, కాసేపు వాడితే ఓకే అండి. ఒక 10 మినిట్స్ అలా ఆహ్, 10, 15 మినిట్స్ మహా అయితే హాఫ్ ఎన్ అవర్ అలా చూసామంటే ఓకే, రిలాక్సేషన్ లెక్క అనుకోవచ్చు. కానీ మరి గంటలు, గంటలు చూస్తే అది కంటికి స్ట్రెస్సే బ్రెయిన్‍కి స్ట్రెస్సే ఆహ్, నిద్రపోకపోడం వల్ల అది బాడీకి కూడా స్ట్రెస్సే.
హుహు. ఓకే. హుహు. అంటే ఇప్పుడు న ఇంకొకటి నార్మల్‌గా ఇప్పుడు మనం ఏమైనా షార్ట్స్ అయినా ఏమైనా చూస్తాం కదా! అంటే, పడుకునే ముందైనా లేకపోతే, నార్మల్ డే టైమ్‌లో ఏ టైమ్‌కైనా. అట్లా రాత్రి మనకి కలలొచ్చినట్టు నెక్స్ట్ మనం ఆ, ఆ, దాంట్లోకి నిమగ్నం అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు అట్లాయేమైన అయిందా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అహా, లేదండి. అట్ల ఎప్పుడూ అవ్వలేదు అసలు.
ఓకే. ఓకే.
హ్మ్.
రాత్రి ఫోన్ వాడడము స్ట్రెస్ తగ్గించడానికా? లేకపోతే స్ట్రెస్ క్రియేట్ జేయడానికనుకుంటున్నారా మీరు?
ఆహ్, స్ట్రెస్సే క్రియేట్ అవుతదండి ఫోన్ చూడం వల్ల. అంటే, చాలామంది ఫోన్ తీశారా అంటే, ఏదో ఇంపార్టెంటే చూసి పక్కన పడేయడం అంటూ ఉండదు. చాలామంది గూడా గంటలు, గంటలు చూడ్డమే ఉంటుంది కాబట్టి, అది నిజంగా స్ట్రెస్సే క్రియేట్ చేస్తది. ఇక నేను అప్పటినుండి ఏం చేస్తున్నానంటే, కొంచెం డి నాట్ ఆహ్, డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టుకోవడం గానివ్వండి, కొన్ని యాప్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోడం కానివ్వండి, లేదు అంటే ఆహ్, ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టుకోడం కానివ్వండి, నిద్రపోయేటప్పుడు ఇవన్నీ పెట్టానంటే, ఇగ నిద్ర అనేది ప్రశాంతంగా పడుతుంది. ఏ నోటిఫికేషన్‍కి మనము డిస్టర్బ్ అవ్వము నిద్ర నుండి.
హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. ఓకే. హుహు. అంటే ఇప్పుడు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ఆహ్, వ్యూలో ఉన్నారు, మీరు ఫోన్ చూసేటప్పుడు, ప్లస్ టైమ్ కూడా 12 అవుతుంది. ఆ రాత్రి ఫోన్ చార్జ్ అయిపోతే, మీకు రిలీఫ్ అనిపిస్తుందా? లేకపోతే ఇరిటేషన్‌గా అనిపిస్తుందా?
హ్మ్. హ్మ్. ఛార్జ్ అయిపోతే ఆ అచ్చో ఈ కరెక్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ నడుస్తున్నప్పుడు ఇట్లయింది అని అనిపిస్తది. కానీ ఇక అట్లనే తీసి పక్కన పెట్టేస్తా. ఎందుకంటే ఇప్పుడు అదే ఛార్జింగ్ పెట్టి, ఛార్జింగ్ అయ్యి, దాన్ని ఆన్ చేసి చూడ్డం. ఇప్పుడు అంత అవసరంమా? అని చెప్పేసి జస్ట్ ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తా. ఇక మార్నింగ్ ఛార్జ్ అయిపోతుంది కదా! మార్నింగ్ ఉంటే చూసుకోవచ్చు.
హ్మ్. హుహు. హుహు. అంటే మీరిప్పుడు, నార్మల్‌గా ఫోన్ వాడడం వల్ల మీ నిద్ర ఆలస్యం ఆ చేస్తుంది అనుకుంటారు. అంటే అదేదో ఫోన్ యాహ్! అసలు లేకుండా ఉంటే మంచిది అంటారా?
హ్మ్. ఆహ్, ఫోన్ లేకుండా అయితే కుదరదండి. ఎందుకంటే, ఈ రోజుల్లో ఫోన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‍లో పార్ట్ అయిపోయింది. ఈవెన్ శరీరంలో భాగం అయిపోయింది అసలు చెప్పాలంటే. ఫోన్ అమో, చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఫోన్‌లో ఉంటాయి. హ్మ్. మెయిల్సే కానివ్వండి, ఇంపార్టెంట్ నోట్సే కానివ్వండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్సే కానివ్వండి ప్రతీదీ, ఆహ్, కాంటాక్ట్స్ కానివ్వండి అన్నీ ఫోన్‌లో ఉంటాయి. ఇది ఫోన్ లేకుండా లైఫ్ అనేది కొంచెం కష్టమే. కాకపోతే పాసిబుల్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో అయితే కష్టమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ యూస్ చేస్తున్నారు. మనల్ని కాంటాక్ట్ చేయాలంటే ఏదో ఒక సోషల్ మీడియా ద్వారానో, వాట్సాప్పూ, గూగుల్ మీ‌టో, ఏదో ఒకటి ఉండాల్సిందే! ఫోన్ లేనిది ఈ రోజుల్లో కుదరదు. మనం హ్మ్. సపరేట్‌గా చేయాలనుకున్నా కూడా, మనకి సోషల్ ఆహ్, కమ్యూనికేషన్ ఉంటుంది కదా! దానివల్ల అది పాసిబుల్ అవ్వదు.
ఓకే, ఓకే. అవును, అవునండి. ఆ! హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. అవునవును. హ్మ్. హ్మ్, హ్మ్. అట్లనే మీకు ఆ! ఫస్ట్ నార్మల్‌గా బెడ్ బెడ్‌కి పోయేముందు అంటే ఫస్ట్ స్లీప్ వస్తుందా? లేకపోతే మీరు ఇట్లా ఫోన్ ఏమైనా నోటిఫికేషన్స్ రావడం వల్ల చూస్తారా?
హ్మ్. అంటే ముఖ్యంగా ఫస్ట్ ఆహ్, నిద్రపోయే ముందు నోటిఫికేషన్స్‌సైతే చూస్తానండి. ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా? అట్ల అని చూస్తాను. ఆహ్, చు ఒక కాసేపు అలా ఫోన్ జూసేసి ఇగ పడుకుంటాను. ఇగ మరీ ఎక్కువ మార్నింగ్ నుండి టైయాడైపోయి ఉన్నానంటే ఫస్ట్ నిద్రనే వస్తుంది. కొన్ని కొన్ని సార్లు అలా కూడా జరిగిద్ది.
హుహు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే మీరు <smacks lips> నార్మల్‌గా షార్ట్స్ అవి ఇవి చూస్తా అన్నారు కదా! అట్ల మీరు ఏ కంటెంట్ చూడడం వల్ల మీ నిద్రని ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది?
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే కొంచెం ఆహ్, సినిమాటిక్‌గా చేస్తారు కదా! సేమ్ డ్యాన్సెస్ రీక్రియేట్ చేయడం గానివ్వండి సేమ్ సీన్స్ రీక్రియేట్ చేయిడే చేయడం గానివ్వండి. లేదు పిల్లలయి కొన్ని కొన్ని ఫన్నీ ఫన్నీ షార్ట్స్ ఉంటాయి, ఆహ్, కొంచెం మోటివేషనల్ కోట్స్ ఉంటాయి. ఇట్లాంటివి అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గా చూస్తానండి.
హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఓకే. అట్లనే మీరు ఇప్పుడు లాస్ట్ మినిట్ అంటే ఇప్పుడు కొంత కొంతమంది ఎలా అంటే ఆహ్, ఇదొక లాస్ట్ వీడియో అంటే ఇదొక ఆహ్, అంటే లాస్ట్ వన్ వీడియో అని అనుకుంటా ఉంటారు. అట్లే అట్లనే అనుకుంటా ఉండి కూడా వాళ్ళు
హ్మ్. హ్మ్. హ్మ్. అది లాస్ట్ అవ్వనే అవ్వదు. <chuckles>
ఆ! అదే. అట్ల మీకేమైనా జరిగిందా ఎప్పుడైనా?
హ్మ్. అహా! నేను అట్లా అనుకోలేదు. నాకు నిద్రొచ్చిందంటే, ఇగ అదిది లాస్టా, కాదా అని జూడను. పక్కన పెట్టేసి ఇగ నిద్రపోతూనే ఉంటా.
ఓకే. ఓకే. అంటే, మీరప్పుడు <smacks lips> మీకూ ఫస్టు ఇంపార్టెన్సు ఆహ్, నిద్రస్తారనమాట మీరు.
ఆ! అవునండి. అవునండి.
హ్మ్. అంటే, నార్మల్‌గా కొంతమందికీ రాత్రి ఫోన్ వాడకపోతే, అంటే, ఫస్టు ఒక 10 ఒక పోయిన బెడ్డు టైమ్‌కి పోయిన, ఒక 10 మినిట్స్ వాడకపోయినా, వాళ్ళేఎదో కోల్పోయినట్టు ఫీలవుతారు. మీరట్లేమైనా అవ్ ఆహ్, అయినా సందర్భముందా?
హ్మ్. హ్మ్. అహా! అట్లేం లేదండి. అట్లేం లేదు. అంటే, ఇంతకుముందు అట్ల ఎక్కువ చూసేదాన్ని, కానీ ఇప్పుడూ అట్లేం లేదు ఎక్కువుగా.
హ్మ్. ఓకే. ఓకే. అంటే, ఇప్పుడు మీరూ దీంట్లో అహ్, ఎక్కువ అంటే, ఫోన్ మీకూ ఎక్కువ ఇష్టమా? లేకపోతే, నిద్ర ఇష్టమా?
హ్మ్. ఇప్పుడైతే నిద్రే ఇష్టమండి. ఎందుకంటే, ఇప్పుడు నిద్రబోతేనే, నాకు మార్నింగ్ పనులన్నీ గూడా అవుతాయనమాట. టైమ్‌కి అవుతాయి, ఎఫెక్టివ్‍గా అవుతాయి. కొంచం ఎనర్జైజ్డ్‌గా ఉంటా నేను కూడా. అట్లని చెప్పేసి కొంచం నిద్రనే ఇంపార్టెంట్ నాకు.
ఓకే. హుహూహు. అంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంకొకిటీ ఆహ్, పడుకునే ముందు ఫోన్‌ని పక్కనే పెట్టుకుంటా ఉంటారు. అదీ హ్యాబిట్టంటారా? లేకపోతే, సేఫ్టీ బ్లాంకెట్‌లా అనిపిస్తుందా మీకు? అంటే, మీ మీ ఆహ్, మీ దగ్గరకొచ్చేసరికి ఎలా?
నాకైతే అది హ్యాబిటేనండి. న్ ఫోనయితే నా పక్కన్నే ఉంటుంది. కాకపోతే, దాన్ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టేసి పక్కన పెట్టేసుకుంటా అనమాటా. ఆ! అది ఒక హ్యాబిట్. మార్నింగ్ లేవంగనే ఎయిర్‌ప్లేన్ మోడ్‌ ఆఫ్ చేసేసి, నోటిఫికేషన్స్ చూస్తాను.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ లేవగానే ఫోన్ జూస్తారు. మీరు కూడా అలానేనా?
ఆహ్, లేవగానే ఫోన్ చూస్తానండి. అవును. కరక్టే. హ్మ్.
ఉహూ. అంటే ఎందుకు నార్మల్‌గా ఎందుకని చూస్తారు మీరలా?
ఫస్ట్ అయితే నాకు ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమన్నా వచ్చాయా? నేను ఎదు కొన్ని మెయిల్స్ పంపిస్తాం కదా! వర్క్ రిలేటెడ్. దానికి కావాల్సిన రిప్లైస్ వచ్చాయా? లేదా? ఎటువంటి రిప్లైస్ వచ్చాయి అలా చూస్తాను. అది కాకుండా ఇంపార్టెంట్‌వి ఉంటాయి కదా! వాట్సాప్‍లో మెసేజెస్ కూడా వర్క్ రిలేటెడ్ మెసేజెస్ అలా ఉంటాయి అవి. హ్మ్, మ ముఖ్యంగా ఆహ్, వర్క్ రిలేటెడే చూస్తా. ఎందుకంటే మార్నింగనేది చాలా బిజీగా హడావిడిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి, మిగిలిన సోషల్ మీడియా కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అన్నీ తర్వాత సంగతి. ఆహ్, అది అసలు చూస్తాను, చూడను కూడా తెలీదు తర్వాత కూడా? హ్మ్. ఇంపార్టెం‌ట్వైతే ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇప్పుడు చూసుకొని ఆహ్, రిప్లై గూడా ఇవ్వను అప్పుడు జస్ట్ చూసుకుంటా నాకు కావాల్సిన రి రెస్పాన్స్ వచ్చిందా లేదా అని చూసి చూసుకొని పక్కన పెట్టేసి, నా డైలీ మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసేసుకొని తర్వాత వాటికి రిప్లైస్ ఇవ్వడము అవన్నీ జేస్తా.
అవునవును. ఉహూ. అవునవును. అవునవును. ఉహూ. ఓకే. ఓకే. ఉహూ. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మనము నిద్రలో లేసినప్పుడు ఎలా అంటే ఆహ్, కొన్ని, కొన్ని అంటే మనకి ఇంపార్టెంటైయిన కొన్ని <tsk> పట్టించుకోము అన్నమాట. ఒక్కొక్కసారి మిస్ అయిపోవచ్చు, అంటే పట్టించుకుంటాం. బట్ మిస్ అయిపోవచ్చు. అలా మీకు ఏమైనా జరిగిందా?
హ్మ్. హ్మ్. అహా! జరగలేదండి. ఎందుకంటే నేను నా నోటిఫికేషన్ అది ఇంపార్టెంట్ అయినప్పుడు దాన్ని క్లియర్ చేయను. అట్లనే స్క్రోల్ చేస్తే ఉండేటట్టుగానే పెట్టుకుంటా. సో, నేను స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ అలానే ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు గుర్తుకుంటుంది.
ఓకే. హుహుహు. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటీ రాత్రి ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గిస్తే, మన బ్రైన్‌కి రిలాక్స్ అవుతుందా? లేక మనమూ అలా ఫీల్ అవుతుంది ఆహ్, మనము అలా ఫీల్ అవుతామా రిలాక్స్ అయితది అల్ రిలాక్స్ అవుతుందన్నట్టు?
హ్మ్. ఆ! బ్రైట్‌నెస్ అయితే తగ్గించాలండి. ఎక్కువ బ్రైట్‌నెస్ ఉంటే అది కళ్ళకి కూడా మంచిది కాదు. ప్రెషరె కదా! సో, బ్రైట్‌నెస్ మొత్తం నేను జీరో చేస్తాను ఆహ్, నైట్ టైమ్‌లో.
ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా ఎఫెక్ట్ పడకుండా దాన్ని చెసుకు చేసుకుంటారా మీరు?
అవునవును. అవునండి. ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటాను.
ఓకే. ఓకే. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఫోన్, ఫోన్ చూస్తారు గాని, దాన్ని మనం అంటే మన కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా, దాని బ్రైట్‌నెస్ జీరో చేసుకున్నా మనకి బ్రైట్‌నెస్ ఉంటుంది కదా! ఎంతో కొంత. దాన్ దాని వల్ల మీకేం ప్రభావముండదా?
హ్మ్. ఉంటుంది. బ్రైట్‌నెస్ ఉంటుంది. ఆహా! ఏం లేదండి. నొ ఇగ అది ఆల్మోస్ట్ జీరో అంతకు మించి ఏం తగ్గించము కాబట్టి, ఆది వరకూ మేనేజబుల్.
ఓహ్! ఓకే. ఓకే అండి. ధన్యవాదాలండీ. రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడుకోవడం గురించి మీ అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
ధన్యవాదాలు. హ్మ్. ఓకే అండి. ధన్యవాదాలు.